ఆ! ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా కొంతవరకు అందులో మంచి బ్యాక్టీరియా ఉంటది కాబట్టి, మన ఆరోగ్యానికి మంచి చేస్తాయనమాట. అవ్వి కూడా ఒక ఆ! తీస్ ఆ! పెరుగూకి తోడు పెడతామండి. పెరుగు న్యాచురల్‌గా పాలు తెచ్చుకొని పెట్టుకొని తీసుకుంటాం. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటది కదా! సో అది మనకి పర్వాలేదు. దాన్నయినా ఒక 4, 5 డేస్ వాడాలి మరి ఎక్కువగా మంచి బ్యాక్టీరియాను వాడితే అదీ మంచిది కాదు. త్రీ ఫోర్ డేస్ చాలు.
హ్మ్. ఆ! హ్మ్. మీరు తీసుకుంటారా? మీ డైలీ భోజనంలో? ఓహో! హ్మ్. హుహు. అవునవును. హ్మ్. <chuckles> హ్మ్. ఇప్ప కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలుగు పండగలు, పెళ్లిలు వీటిక వీటిల్లో మనమెక్కువగా తినేస్తూ ఉంటాం గదా! అలాంటప్పుడు ఆ అవాయిడ్ చేయలేని సందర్భాల్లో ఏం చేయొచ్చంటారు?
అవును. ఆ! అవాయిడ్ చేయలేని సందర్భాలలో అంటే ఇంక మనమే మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలనమాట. ఒకరు బలవంతం పెట్టారని మనం తిన్నామంటే మనకొచ్చే సమస్యలకి మనమే ఇబ్బంది పడతాం కాబట్టి మనకి ఎంత కావాలో ఆ!
హ్మ్. <chuckles> ఆ! ఓహో! అంటే మితంగా తినాలంటారా? లేదా కంప్లీట్‌గా అవాయిడ్ చేయమంటారా?
ఆహా! మితంగా తినాలండి. అందరూ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తామంటే సోయింగు అంటారు కదా! ఏంటి దీనికింత పొగరు అన్నట్లు చూస్తారు. అలా కాకుండా
హ్మ్, హ్మ్. <chuckles> హ్మ్. అయినా రుచి కూడా ఇంపార్టెంటే గదా! బ్ మంచివి తినాలి గదా అప్పుడప్పుడయినా. <chuckles>
ఆ! రు రుచి అంటే కొన్ని మనం పాటిస్తే అవుతదండి. కర్రీల్లొ అంటారా? కొబ్బరి పొడి, కందిప్ కర్ కందిపొడి వేస్తే
హ్మ్. అవునవును. చక్కగా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు చెప్పారు.
నాకు కూడా.

అవునవును. తర్వాత ఈ ఎక్సర్‌సైజ్, నిద్ర, నిద్ర ఆహ్, పోయే సమయాలు, థెరపీ అంటే కొంచెం రెడ్ లైట్ థెరపీ అని ఈ మధ్య కొత్త కొత్తవొస్తున్నాయి కదా! మీరు ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లతో పాటు ఇవి కూడా ఏమన్నా మార్పులు చేశారా? నిద్రలో, ఎక్సర్‌సైజ్‌లో
నిద్ర అనేది కూడా చాలా అవసరమండి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం బట్టే మనకి నిద్ర కూడా డిపెండయ్యి ఉంటాదనమాట. మనం ఆహారంలోని ఎక్కువ మసాలాలు పెట్టుకొని, స్వీట్లు, ఐస్‌క్రీమ్లు, డ్రింక్లు ఇవ్వి తీసుకుంటే మనకు సరైన నిద్ర రాదు. ఇంక మొబైల్
హ్మ్. అవునవును. హ్మ్. <chuckles> హ్మ్. అను సమయానికి కూడా తినాలి కదా! కొంతమంది అర్ధరాత్రిలు అలా తినేస్తూ ఉంటారు. ఇవ్ హ్మ్, హ్మ్.
ఆ! అసల ఆ టైంకి తినేగూడదండి. ఎప్పుడైనా ఫుడ్డు 9 లోపు కానించేయాలి. 8:30 అంతే ఇంక లాస్ట్. పడుకునే ముందు ఒక గంటయినా మనా కడుపనేది ఖాళీగా ఉంటే మనకు నిద్ర బా పడతది.
అవునవును. హ్మ్. అదే. హ్మ్. ఆహా! ఓకే. మీరు అలాంటివన్నీ పాటించారా మీ కోసం? ఓకే, హ్మ్.
ఇది కూడా చూసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు ఆ! పాటిస్తానండి. ఎందుకంటే మరి ఆరోగ్యం పూర్తిగా ఏదైనా అంటే, "బాధపడితే బోధపడతది" అని ఒక మా మామగారు ఎప్పుడూ చెప్పేవారండి. అది నా విషయంలో నిజమయింది. ఇంకప్పుడి నుంచి ప్రతీ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఇంకా వచ్చిన తర్వాత దాన్ని మనం పోగొట్టుకోలేం. కాకపోతే తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు
<chuckles> అయ్యో! హ్మ్, హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. ఆ! తగ్గించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అవునవును. చక్కగా చెప్పారు. హ్మ్.
ఆ! ప్రయత్నాలన్నీ పాటించి ఈరోజునయితే నేను ఇలా ఉన్నానండి.
ఓహ్! చాలా సంతోషం అండి. అవును, మనం ఈ మధ్య సప్లిమెంట్స్ గురించి కూడా ఎక్కువ వింటున్నాం కదా! విటమిన్ డి అని, మెగ్నీషియం సప్లిమెంట్స్ అని. మీరేమైనా సప్లిమెంట్స్ తీసుకోవడం లేదా వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడూ హ్మ్. సప్లిమెంట్స్ కూడా పూర్తిగా తీసుకోగూడదండి. దాని మీద మనం డిపెండయిపోతే ఇంక మనకు ఆహారం నుంచి మనా శరీరానికి సప్లిమెంట్లు వెళ్ళవు. అవ్వి పూర్తిగా తీసుకోవడం మంచిది కాదు. పరిమితంగా ఒక నెల వాడి ఆపేయడం, లేకపోతే 2 నెలలు వాడి ఆపేసి, ఆ సప్లిమెంట్లు ఏ ఫ్రూట్స్‌లో ఉన్నాయి, ఏ వెజిటేబుల్స్‌లో ఉన్నాయి, ఆ! నేచురల్‌గా మనం పెంపొ
హ్మ్. ఆ! ఓహో! హ్మ్. ఆహా! ఆ! నేచురల్‌గా ప్ర ప ప్రతి స్ పండులో గానీ, ఏదైనా కూరగాయల్లో గానీ తప్పకుండా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. అవునవును.
ఆ! ఉంటాయి. తీసుకోవాలి. మనం జీవితకాలం వాడలేం కదా! ఆ సప్లిమెంట్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవ్వవ్వి. అవ్వి తీసుకున్నంత వరకే మళ్ళీ బావుంటది. అవి మళ్ళీ ఆపామంటే మన పరిస్థితి యథావిధి. వేస్టే
హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. ఇప్పుడు ప్రతిదానికి సప్లిమెంట్స్ అంటున్నారు. జుట్టు రాలితుంటే సప్లిమెంట్స్, విటమిన్ డికి సప్లిమెంట్స్, ఆహ్, కాల్షియంకి ఆ!
ఆ! యే వేస్ట్ అండి. మనం ఏదైనా లోపల తీసుకున్న దాన్ని బట్టే ఉంటది. జుట్టుకంటారా, మన శరీరానికి గాని, జుట్టుకి గాని ఉసిరికాయ తింటే చాలా మంచిది. ఉసిరికాయలు, కరివేపాకు ఈ జ్యూస్ వీలైతే జ్యూస్ చేసుకొని తాగినా అవి పనిచేస్తదండి.
అవునవును. హ్మ్. ఓహో! హ్మ్. ఆ! అవునవును. ఆహ్, ఈ పెరుగు, ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ గురించి కూడా మీకు అవగాహనుందా?
హ్మ్.